ఆహ్. అంటే తాగనప్పుడు ఏమనిపిస్తుందంటే అండి కొంచెం యాక్టివ్‌గా అంటే ఇన్‌యాక్టివ్‌గా ఫీల్ అయితూ ఉంటామండి. ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. డల్‌గా ఉండడం అయితు మరి అన్ని సార్లు గాదు. కొన్నిసార్లు మనం స్ట్రెస్‌గా ఫీల్ అయితూ ఉంటాం గదా. ఇప్పుడు మీరు ప్రయాణం అన్నారు గదండీ. కొన్నిసార్లు జర్నీ కొందరికి హెడ్డేక్ ఉంటుందండి జర్నీ. నచ్చదు కొన్న కొందరికి వోమిటింగ్ సెన్సేషన్ ఉంటుంది బస్ జర్నీ అయితే. నేను కొంచెం బస్ చె నాకు వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది. నేనలాంటి టైపేనండి కొంచెం. సో మధ్యల దిగి కొంచెం క ఒక దగ్గర కాఫీ, ఇవాల ఉదయమే జర్నీ ఉంటుంది గదండీ 4:00కి అలా, మధ్యలో కొంచెం 15 మినిట్స్ 20 మినిట్స్ బ్రేక్ గూడా ఉంటాయి గదండీ బసెస్ స్టాప్స్. అలాంటి దగ్గర నేను ఫస్ట్ కాఫీ‌యే తాగుతానండి. అంటే నాకు హెడ్డేక్ తగ్గుతది. హెడ్డేక్ ప్రాబ్లమ్ చాలా ఉంది. దానివల్ల కాఫీ చే దె ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి తాగడానికి. కొంచెం యాక్టివ్ అయితా అన్నమాట నేను. కాఫీ తాగడం
ఓ! అంటే డల్‌గా ఉం డల్ అనిపిస్తుంటు హ్మ్. ఆ! నిజంగా. <laughs> అవును. ఓకే. చాలా వరకు. ఆ! హ్మ్. హ్మ్. ఆ! వెంటనే అంటే మీకా జర్నీ అలసట గూడా అనిపించదన్నమాట.
అన్ ఆ! అనిపిచదండి నాకు. అలాంటి టైమ్‌లో తాగుతుంటానండి. ఇంకా ఏదైనా ఎగ్జామ్స్ రాయడానికి పోయేముందు ఆహ్. చాక్లెట్ తీసుకుంటానండి ఒక చిన్న బైట్. ఆహ్, అంటే ఆహ్, ఫుల్ ఎగ్జామ్ 3 అవర్స్ ఉంటుంది గదా. యాక్టివ్‌గా ఉండడానికి చిన్న చాక్లెట్ అలా తీసుకుంటానండి. ఏదైనా
అంటే ఈ చాక్లేట్ టిప్ ఏంటి? ఏమవుతుంది? అంటే మీ మీకు ఎగ్జామ్ ఆన్సర్స్ అన్ని బాగా వస్తాయా ఏంటి?
<laughs> లేదండి. మనము మబ్బుగా ఉండమని అని అనిపిస్తదండి ఆ టైమ్‌లో. అంటే చాక్లేట్‌లో కెఫెన్ హార్మోన్ రిలీజ్ అవుతుందంట. అది యాక్టివ్ హార్మోన్ గదండీ కెఫెన్ అనేది. ఆ! యాక్టివ్ హార్మోన్ వల్ల యాక్టివ్‌గా అవుతామంట అండి. బ్రెయిన్ షార్ప్‌గా వర్క్ అయితది అంట అండి. అందుకు చిన్న బైట్ అది తీసుకు
ఓహ్! నిజమా? ఓకే. ఓకే. ఓకే. ఏ చాక్ ఏ చాక్లెట్ మీరు ఫేవరెట్ మీకు?
నాకు ఎక్కువ ఫేవరెట్ 'డైరీ మిల్క్' తింటానండి నేను. అప్పుడప్పుడు 'కిట్‌కాట్' 'కిట్‌కాట్' తింటానండి అప్పుడప్పుడు.
వావ్! ఓకే. ఆ! అంటే మీకు క్రిస్పీ‌గా 'కిట్‌కాట్' వచ్చేసి క్రిస్పీ‌గా ఇలా ఉండడం అంటే చాలా ఇష్టం అన్నమాట.
ఆ! చాలా చాలా ఇష్టం అండి నాకు 'కిట్‌కాట్'. 'కిట్‌కాట్' ఫేవరెట్ నాకు. కిట్‌కాటు ఇంకా 'మంచ్' కూడా ఉంటుందండి. అది కూడా క్రిస్పీగా ఉంటుంది 'మంచ్' చాక్లెట్. <laughs>
మరి అంటే ఎగ్జామ్ అప్పుడు ఓకే. కానీ మరీ టీ తాగే ముందు గాని ఇలాంటివి తాగుతే అంటే తీపి వస్తువులు మనం అది చాక్లెట్ తిన్న తర్వాత టీ తాగితే కొంచెం ఆహ్, స ఫీల్ సప్పగా అనిపిస్తూ ఉంటది కదా. అలా <chuckles> ఎప్పుడైనా ట్రై జేసారా?
అవును. ఆ! అయ్యిందండి. అలా అంటే కొన్ని కొన్ని సార్లు మనము లడ్డూ అవి ఇవి తింటాము గదండీ ఇంట్లో. లడ్డూ తినేషి వెంటనే టీ చేశేషిర్రనుకో ఇంట్లో. టీ కూడా తాగుతాం గదండీ. అప్పుడు టీ టేస్టే అనిపియదండి. సప్పగా అనిపిస్తది అదేందో <chuckles> మరి. అసలు టీ
ఆ! తీపి వస్తువులు. ఆ! అంటే ఆ షుగర్ గాని అసలు నిజంగా అందులో ఎంత షుగర్ ఉన్నా గాని షుగర్ లేని ఫీలింగే వస్తూ ఉంటుంది.
అర్థమే అవు ఎందుకేయలేదు షుగర్ అన్న ఫీలింగ్ వస్తదండి మనకి. ఆ చాక్లెట్ తిని టీ తాగినా కానీ ఆహ్. సప్పగా ఉండడంతో ఆహ్, కొంతమంది అంటుంటారు చూడండండి. ఇంట్లో అమ్మ వాళ్ళు ఇప్పుడే హ్మ్, ఆహ్, స్వీట్ తిన్నాం కదా! తర్వాత తాగుతాంలే అని అని ఆహ్, అంటారు కదండీ. నేనైతే ఒక
హ్మ్. ఆ! అంటే అంటే అందుకే అంటారు గదా! హాట్ హాట్ తీసుకున్న తర్వాత స్వీట్ తీసుకోవాలి. లేదా స్వీట్ తిన్న తర్వాత ఆహ్, సారీ స్వీట్ తీసుకున్న తర్వాత హాట్ తీసుకుంటే మనకి ఆ స్వీట్‌నెస్ అనేది పోతుంది అంటుంటారు గదా!
హ్మ్. ఆ! అవును. అవునండి. అవును. నిజంగా అంటు అంటారు. ఆహ్. అది అది నిజమే అండి. 100కి 100% నిజం అది. నాకు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. అది నిజమది.
హ్మ్.